ఎంత బాగా చదువుకునే వాళ్ళైనా, లేదంటే ఇంట్లో రకరకాల కుటుంబం బాధ్యతల పరంగా ఎన్ని పనులు చేసుకునే వాళ్ళైనా, వృత్తి పరంగా ఎంతో మ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే అండి. రాత్రి సరైన సమయానికి నిద్రపోకుండా, లేట్‌గా నిద్రపోవడం అలాంటివి జరిగితే, ఆ తర్వాత రోజు ఉండే హ్యాంగోవర్ ఉంటుందే, అసలు మనల్ని మనల్లా ఉండనివ్వదు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురయ్యాయా మీకు?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. <giggles> అవును. చాలా సార్లు ఎదురయ్యాయండి. అంటే అసలు ఇప్పుడు చూసుకుంటే, ఈ జనరేషన్ పిల్లల్ని, నిద్రనేది అసలు పూర్తిగా నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. హ్మ్. మా ఇంతకు ముందు జనరేషన్స్ వాళ్లెలా ఉండేవాళ్ళు. సాయంత్రం 8, తోమిదైన వెంటనే పడుకునేవాళ్ళు అన్నీ లైటులు ఆఫ్ చేసి. మన అవును. ఆహ్, వాళ్ళే చాలా హెల్తీ‌గా ఉంటారు కూడా. స్ మ ఆహ్, పెందలాడి తినేసేవాళ్ళు, చక్కగా నిద్రపోయేవాళ్ళు. మార్నింగ్ 5కి లేసేవాళ్ళు. మనము ఇప్పుడు కూడా విలేజెస్‌కి వెళ్ళి చూస్తూ చూస్తూ ఉంటే, వాళ్ళు 9 కల్లా లైట్స్ కట్టేసేస్తారు.
అవునండి. భోజనాలు కూడా దానికి తగ్గట్టు పెంద్రాలైపోయేవి. అవునవును. ఆ! అసలు 6, 6:30కే తినేసేవాళ్లున్నారు కొంతమంది. మహా అయితే ఇంక 8 వరకు. దాటి ఇంక 7:30, 8 దాటి ఇంకేం తినరు. ఇంక నిద్రకు ఉపక్రమించడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకేమన్నా సర్దుకోవడాలు, తరువాత రోజు చూసుకోడాలు అలా.
హ్మ్. రూ హ్మ్. అవును. ఆ! అవును. అంటే చుట్టాలు ఇలాంటి ఎవరన్నా పిల్లలు వాళ్లొచ్చినపుడు కాకపోతే ప్రతిసారి అంతే 9కి లోపు, 8కి లోపు తినేసేసి, చక్కగా ఆహ్, నిద్రపోతారు. వాళ్ళ ఆరోగ్యానికి ఎట్లాంటి సమస్య ఉండదసలు.
ఆ! అవునండి. బాగా చెప్పారు.
ఆహ్, హ్మ్, ఇప్పుడు మనం చూసుకుంటే నేనే ఎగ్జాంపుల్. కాలేజికి అంటూ అటు వెళ్ళి, ఇంటికొచ్చేసిన తరువాత ఫోను చూసుకుంటా, కొద్దిసేపు చద్ చదువుకునే ఉంటే చదువుకుంటాం. ఇంకా నైట్ మొదలుపెడతామనమాట తినేసాక. ఒక 10 నిమిషాలు హ్మ్.
అంటే స్నేహితులతో చాటింగ్ అలాగా?